యాహ్! బిర్యానీ. చికెను బిర్యానీ. నేను నా వరకు అయితే బిర్యానీ కాన్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ అండి. ఒక ప్లేట్ బిర్యానీ. సో
హ్మ్. <chuckles> అంటే బిర్యానీ ఈస్ ఎన్ ఎమోషన్ అనేది నిజమే అన్నమాట. <chuckles>
డెఫినైట్లీ, డెఫినైట్లీ అట్లీస్ట్ మనం ఆ టైంకి, ఆ తిన్నంత సేపు నేనైతే ఒక స్వర్గంలోనే ఉంటా అని చెప్పాలి. హాట్ హాట్‌గా ఫ్యూమింగ్ బిర్యానీ. ఆహ్, ఆ దమ్ముకి లేతగా ఉడికిన చికెను పొరలు పొరలుగా వస్తూ, ఆ నెయ్యి వాసన తగులుతూ అబ్బా! అసలు ఎంత బావుంటదో. నాకైతే అంటే ఫేవరైట్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట, కొన్నిట్లో బావుంటాయి కొన్నిట్లో బావుండవు. నాకైతే నా దగ్గరలో ఒక స్వీట్ హార్ట్ అని ఉంది రెట్ రెస్టారెంట్ అందులో చేసుకుంటూ ఉంటాను. చాలా బావుంటది. బాగా ఎంజాయ్ చేస్తాము. అప్పుడప్పుడు పలావ్స్ అంటే బిర్యానీ తిని తిని బోర్ కొట్టినప్పుడు. పలావ్ ఐటెమ్స్ కూడా ఆజ్ ఆర్డర్ చేస్తాను. అలా కాకుండా హ్మ్.
ఆ! ఓహ్! <chuckles> ఆ! హ్మ్ హ్మ్. హ్మ్. హ్మ్. అసల ఇన్స్టాంట్ రిలీఫ్ మీకు. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. ఆ! ఓకె. హ్మ్, హ్మ్. అసలు ఆహ్, ఒక చిన్న డౌట్ అండి. పలావ్‌కి, బిర్యానీకి ఏంటి డిఫరెన్సు? అందరూ ఈ మధ్య ఇలానే అంటుంటే, నాకు అర్థం కాదు ఏంటి అసలది? పలావ్ అంటే ఏంటి బిర్యానీ అంటే ఏంటి?
అ! పలావ్ అంటే ఏంటంటే, ఇప్పుడు వెజ్ అయితే, వెజ్. చికెన్ అయితే చికెన్ అన్నీ ఒకటే పాట్లెసేసి, నీళ్లు పోసేసి, రైస్‌ని ఎసేసి అన్నీ కలిపి ఉడుకుతుంటాయి. అటు చికెన్ ఉడుకుతుంటది, రైస్ ఉడుకుతుంటది. ఆహ్, లాస్ట్‌కి మీకు ఎండ్ ప్రొడక్ట్ వచ్చేది పలా పలావు. కానీ బిర్యానీ అలా కాదు కదా, బిర్యానీ ఏంటంటే, ఫస్ట్ ఒక్క బ బగోన బట్టి ఆహ్, రైస్‌ని సగం ఉడకబెట్టాలి. మొత్తం ఉడకబెట్టొద్దు పల్కు మీద నించేసి. మళ్ళి ఇంకో ఆహ్, గిన్న తీసుకొని, గరం మసాలా దినుసులు ఏసి, చికెను ఏసి కొంచెం ఒక 5 మినిట్స్ కుతకుతన్నాక, ఈ సగం ఉడికిన రైస్‌ని లేయరింగ్‌గ చేసి మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ ఆహ్, ప్ ఆహ్, కలర్ ఫుడ్ కలరు, నెయ్యి ఇవన్నీ ఏసి మళ్ళి దమ్ము మీద పెట్టాలి అనమాట. అంటే దమ్ము అంటే ఏంటంటే హ్మ్, మొత్తం స్మోక్. ఆ! స్మోక్ పోకుండా, పిండి తోని కవర్ చేసేసెయాలి ఎండ్స్.
హ్మ్. ఆ! ఓకె. హ్మ్, హ్మ్, దీసులు ఇవన్నీ. ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్ హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఓకె. హ్మ్, హ్మ్. హ్మ్. ఆహా! అ ఆవిరి మీద? హ్మ్. ఆ! ఓకె ఓకె. హ్మ్, హ్మ్, హ్మ్.